అవును. మార్కెట్లో ఉన్న అందరితో ఆహ్, ఇచ్చేవాళ్ళు నాన్నే అంటే ఒక్కొక్క షాపుకి ఇంతని ఇచ్చేవాళ్ళు టపాకాయలు గుడా.
ఆ ఆహా! ఇబ్ మీది టౌనా, సిటీయా అండి మీది?
అప్పట్లో ఆహ్, అంటే టౌనే ఆహ్, ఇప్పుడు కొంచెం బానే <chuckles> డెవలపయింది. మేం అంటే అక్కడినించి ఒచ్చేసాం అని జెప్పాను చెప్పాను గదా! ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ టైమ్‌లో ఒచ్చేసారు. ఇంక అక్కడి నుంచి కంప్లీట్‌గా ఒచ్చేసారు. బట్ అక్కడ చాలా ఆహ్, నాన్నకి మంచి పేరు ఉండడం అంతా బావుండేది.
ఓకే. ఓకే. ఆ ఆ! ఆ! అవును. అవునండి. అవును. ఆహాహా! ఆహా! అక్కడి నుండొచ్చేసరికే ఇంకా కొంచెం తగ్గిందన్నమాట. అక్కడున్నప్పుడు మాత్రం హడావుడిగా హడావుడిగా అందరితో కమ్యూనిటీతో కలిసి చేసేవారు. ఓకే. ఓకే.
సో, ఇం అవును. అక్ హడావిడిగా ఉండేది. ని నిజంగా. తరువాత మళ్ళీ డిసెంబర్ టైంలో అంటే అయ్యప్ప భోజనాలు పెట్టేవారు నాన్న, నానేప్పుడూ మాలేసుకోలేదు. బట్ ఏంటంటే, అయ్యప్ప స్వాముల భోజనాలు మట్టి కంపల్సరీగా ప్రతి సంవత్సరం.
ఆహా! ఓకే. ఓకే. ఆహ్, అతా అతనే అరేంజ్ చేసేవాళ్ళు.
డ ఆ! నాన్నే అరేంజ్ జేసేవాళ్ళు. ఎలాంటే నాకు ఊహ దెలిసిన దగ్గర నించి, ఆహ్, ఆ ఊర్లో అంటే నా పెళ్లి అయ్యేదాకా గూడా ప్రతి సంవత్సరం ఓ 100 మంది అయ్యప్పలకైనా భోజనాలు పెట్టేవారు.
ఆహా! అబ్బా! మొత్తం. ఓకే. ఓకే. ప్రతిరోజు.
అన్నదానం లాగా. హ్మ్. ఆ! ఆన్ ప్రతిరోజు కాదు. ఒక్క రోజే.
ఆ! ఒక్కరోజు ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఆహా!
ఒక్కరోజు. ఒక్కరోజే పెట్టేవాళ్ళు. మాలైతే ఎప్పుడూ వేసుకోలేదండి. కానీ ఆయనకది ఇష్టమన్నమాట. <smacks lips> ఏ అంటే
ఓకే. ఆ! అందరికి భోజనం పెట్టి, అన్నదానం చేస్తే మంచి అవ్ ఆకలి తీరుతుంది కదా!
హ్మ్. ఏదోక సందర్భం అంతే. ఏదోక సందర్భం ఎందుకని, ఎక్కువగా అయ్యప్ప మాల ఏసుకున్న వాళ్ళందరిని ఏంటంటే, మార్కెట్లో గూడా చాలా మంది మాల వేసుకోడం ఉంటారు గదా! స్వాములు.
అవ్ ఆ అవునండి. అవునండి. ఆ ఆ ఆ ఆ సీజన్‌లో చాలా మంది మలలు వేసుకుంటారింకా.
అట్లా.

ఆ! అది ప్రసాదాలని ఎట్లా అంటే ఇప్పుడు ఆవిడ ఎలా వం అంటే, మేమంటే కట్ చేసి ఇట్లా పై పనులు జేసినా, ఆవిడేంటంటే
ఏంటి, అందరికి ప్రసాదాలు పంచుతారండి మీరు?
అంటే మనం వినాయకుడి పూజకి పెడతాం గదా! మాక్సిమమ్ ఎట్లా అంటే ఒక 50 మందికొచ్చేంత ఒండుతారన‌మాట మా అత్తగారు.
యాభై యాభై యాభై మందికొచ్చేంత వండుతారనమాట. అంటే ఒక పెద్ద ఫంక్షన్ చేస్తారింక. పండగంటే అదొక పెద్ద ఫంక్ష‌నే ఇంక. ఓకే.
అవునవును. అవును. ఆ అపార్ట్‌మెంట్‌లో బా జేస్తారన‌మాట వినాయక చవితి. ప్రతిరోజూ అంటే హ్మ్.
హ్మ్, హుహుహు. అంటే అక్కడ కూడా మీ నాన్నగారు ఒక 100 మందిని ఎట్లా పెట్టారో ఇక్కడ వీళ్ వీళ్ వీళ్ళు కూడా ఒక 50 మందిని పెడుతున్నారన‌మాట.
అంతే అనుకోవాలి. నిజంగానే. మీరు చెప్పేదాకా నాకసలు ఏ ఆలోచన గూడా రాలేదు.
ఆ! మొత్తం మీద మీ మీ మొత్తం మీద మీకు అక్కా కలిసిపోయే తత్వానికి కల కరెక్ట్‌గా అనుకూలంగా ఉందిదంతా.
హ్మ్. అవునవును. ఆ! లక్కీగా ఎలా అయ్యిందంటే నేనిప్ ఎప్పుడూ అంటే నేను కొంచెం తక్కువ మాట్లాడతాను. ఎక్కువ కలిసిపోయే తత్వం గాదు. బట్ నేనేంటంటే పెళ్ళైన ఇప్పుడు నా పెళ్ళయ్యి 9 సంవత్సరాలయింది. ఆ! పో 9 సంవత్సరా‌లయింది. ఈ సంవత్సరమే నేనేంటంటే నేనొక దాన్ను‌న్నానని అపార్ట్‌మెంట్‌లో వాళ్ళకి గూడా తెలీదు చెప్పాలంటే.
ఓకే. ఓకే. ఆహా! 9 సంవత్సరాలవుతుందండి. ఓకే. ఓకే. అవ్ ఆహాహహాహా! ఓకేకే. అంటే మీరు సైలెంటన‌మాట. <smacks lips> అంత సోషలైజ్ చేసేదేం కాదన‌మాటిది.
ఇట్లా వాళ్ళ చిన్న కోడలు అనేది ఆ! ఆ! కాదు. ఎక్కువ కలిసి కాకపోతే యా ఇప్పుడు ఈ పండగలు ఇయన్నీ అయిపోయిన తర్వాత, ఈ సంవత్సరం ఎందుకో తెలీదు ఒక అంటే మా పక్కన ఒక ఆంటీ ఉంటారు. ఆంటీ ఒచ్చి నువ్వెందుకు ఆయే అన్ అంటే నీకంత టాలెంట్ ఉంది. నువ్వు బాగా మాట్లాడతావు, చేస్తావు పనులు అన్ని చేస్తావు గదా! ఆ వినాయకుడి పని నువ్వెందుకు జేయకూడదని ఆవిడ తీసుకెళ్ళి, ఈ ఇయర్ నన్ను వాలంటీర్‌గా బెట్టి, ప్రత్తీదీ వినాయకుడికి నే నేనే హ్మ్, ఇంకా.
ఓకేకే. అవునని. ఓహ్! ఓకే. ఆహాహా!

ఇంటర్న్‌షిప్ ఏమో నేను చేయాల్సిన ఇంటర్న్‌షిప్ అప్పుడు, మా అమ్మ వాళ్ళు ఒచ్చేసారు. అంటే నేను ఉన్న చోటుకొచ్చేసారు.
ఓకే. ఓకే.
అప్పుడు ఇంటర్న్‌షిప్ మట్టికి ఆహ్, హాస్ప ఆహ్, వెళ్ళేదాన్ని అన్నమాట. అప్పటి నుంచి ఇంట్లోనే.
ఆహహా! అప్పుడు నుండి ఇంట్లోనే ఉన్నారు. సో, కానీ మీ అమ్మగారు చేసేవాళ్ళు పూజలు, పండుగలు అవి ఇవి. ఓకే. ఓకే.
ఇంట్లోనే ఉన్నాను. ఆ! అమ్మ, అమ్మ చేసేది. అమ్మ గూడా ఎట్లా అంటే, చేసేది అట్లానే మరీ <chuckles> ఎక్కువగా అలా అయితే కాదు.
ఆ నార్మల్‌గా ఓ సింపుల్‌గా. ఆహ్, ఓకే. ఓకే. ఆ!
ఆ! సింపుల్‌గా జేసేది. అట్లా అల అలా అంటే, అంద్ అదీను ఏంటంటే, అందులో మా డ్యాడీ మా ఫాదర్ ఎలా అంటే, అక్కడ కొంచెం మార్కెట్ అంటే తను ఎలా అంటే, ఇప్పుడు కూరగాయలు అవన్నీ మొత్తం ఒక కమ్యూనిటీ లాగా ఉండేది. ఆహ్, ఆహ్, ఆహ్, ఏరియాకి మొత్తం డ్యాడీ హెడ్.
ఆహాహా! ఆ! హెడ్‌గా ఉండేవాళ్ళు. మీ మీ నాన్నగారే. ఓకే. ఓకే. ఆహా!
ఆ! హ్మ్. అవును. అవును. సో, లోడ్ దింపడం, ఇట్లాంటివన్నీ ఉండేయన్నమాట. అప్పుడు నాన్నేం జేసేవారంటే, ఎక్కువ ఆహ్, ఏదన పండగ
ఆహాహా! అంటే వెజిటబుల్ మార్కెట్‌కా అండి?
అవునవును మార్కెట్‌కి. ఆ! సో, నాన్నేంటంటే, వినాయక చవితి బాగా జేసేవాళ్ళక్కడ. అంటే మొత్తం అందరూ ఉంటారు గదా! ఇప్పుడు ఆహ్
ఓహ్! ఓకే. ఓకే. హుహుహు. ఆ! అవును. హడావుడి ఎక్కువుంటుంది. వినాయక చవితిలో. అంటే బయ బయట విగ్రహాలు పెడతారు. ఇవన్నీ ఉంటది కనక. ఆ!
అవునవును. అప్పుడు మట్టికి అవును. ఆహ్, ఇప్పుడు అంత లేదు గానీ, నా చిన్నప్పుడైతే ఇట్లా ట్రాక్టర్‌కి నంబర్‌లేసి ఆహ్, మన వినాయకుడు ఎప్పుడొస్తుందా అని దివేద్ ఎదురుజూసిన టైమైయితే చాలా ఉండేది. ఊరేగింపు టైంలో.
ఎ ఆ! వినాయకుడు ఎప్పుడొస్తారనేది నే నిమజ్జనం రోజు కూడా హడావుడి చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, గింతలు ఎసుకుంటూ చేస్తారు.
అవునవును. అప్పుడు నిజంగా బ్యాడ్జట్స్ పెట్టుకునేవాళ్ళం, ఎవరి వెహికల్ నంబర్ <chuckles> ఏంటనేది. సో, అక్కడ బాగా ఎంజాయ్ జేసేదాన్నన్నమాట. అంటే నేనేదో పండగ పూజలు కాదు. ఇలా ఈ ఇలా బాగా ఎంజాయ్ జేసేదాన్నన్నమాట డ్యాడీతో వెళ్ళి.
ఆ! ఆహాహా! అవునండి. అయి ని ని నిమజ్జనంకి మీరు కూడా వెళ్ళడం, డాన్స్‌లు చేయటం, ఆ పాటలకి.
ఆ! డ్యాన్స్‌లు ఏం జేయలేదులే గానీ, చూడ్డం వరకే. చూడ్డం వరకే. రోజు ఏంటంటే, అమ్మ-నాన్న ఇద్దరూ పూజ చేసేవాళ్ళు. అప్పుడు మనకి 11 రోజులు ఆహ్, నైవేద్యాలతో పూజలు అన్నీ ఉంటాయి గదా! కుంకుమ పూజ, కుంకుమార్చన ఇట్లాంటివి ఉండేవి గదా! అవన్నీ రోజు 11 రోజులు చేయడం. నేను గూడా అంటే ఆహ్, స్కూలున్నప్పుడైతే లేదు, స్కూల్లేనప్పుడైతే వెళ్ళడం.
ఆహా! ఓకే. ఓకే. ఆ! అవును. అవునండి. అవునండి. ఓకే. ఓకే.
మళ్ళీ వెంటనే ఎక్కువ ఇది బాగా చేసేవాళ్ళు నాన్న. తర్వాతేంటంటే, దీపావళి గూడా అందరికి టపాకాయలు ఈయనే గొనిచ్చేవాళ్ళు.
ఆ ఆహాహా! అయితే సందడి, సందడి చేసేవాళ్ళన్నమాట. టపాయ కాయలతో వాటితో. అంటే చుట్టుపక్కల పో ఇరుగుపొరుగు వాళ్ళతో చేసుకునేవాళ్ళండి?
ఆ! మార్కెటు. ఆ! అవును.

హుహు. హుహు.
సో, అట్లా పండగలంటే ఆహ్, అదొక మంచిగా ఎక్స్‌పీరియన్స్ అయింది. ఈ ఇయర్ అయితే నాకు చాలా బా నచ్చింది చెప్పాలంటే.
<chuckles> ఆహ్, అంటే వంట పండగంటే వంటలుంటాయి, స్వీట్లుంటాయి. రకరకాల పిండి పదార్థాలు గుమగుమలాడించేస్తారు కదండీ! మరి అట్లా ఏమైనా చేస్తుంటారా మీరు?
హ్మ్. హ్మ్. అవునవును. అవునవును. ఇప్పుడు అదే మీకు ఈ వినాయక చవితికైతే కుడుములు, ఉండ్రాళ్ళు, పూర్ణలు, పూర్ణాలు, గారెలు. మాక్
ఓహ్! ఓకే. ఓకే. ఇవన్నీ చేస్తారండి. మీ ఇవన్నీ వచ్చండి మీకు?
ఇవన్నీ జేస్తా. అది కంపల్సరీ అసలా. పాలు, తాళికలు, చింతపండు పులిహోర మెయిన్. నిమ్మకాయ పులిహోర చెయ్యరు మా అత్తగారు. ఎందుకొ ప్రసాదానికి పెట్టగూడదంటారు.
అహాహా! ఆహా! ఓకే. ఓకే. అ అహాహాహా! అహాహా! చింతపండు పులిహోర చేస్తారు.
ఆ! ఈ ఆ! చింతపండు పులిహోర జేస్తారు. నిమ్మకాయది చెయ్యరు. మా హస్బెండ్‌కి ఏమో మామిడికాయ పులిహోర ఇష్టం. సో, మా హస్బెండ్ కోసం నేను జేస్తానన్నమాట మామిడికాయ పులిహోర.
ఆహ్, ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఆహ్, మీ అబ్బిడియో మీ హస్బాండ్ కోసం సెపరేట్‌గా చేసుకుంటారు మీరు మామిడికాయ పులిహార. ఓకే. ఓకే.
చేస్తాను. అవును. ఇట్లాగే దీపావళి అప్పుడూ కూడా కొం ఒక చిన్న ట్రెడిషన్ ఉంది ఇంట్లో.
ఆహా! ఏంటది?
మామూలుగా మనము ఆహ్, టపాకాయలు కాల్చుకొచ్చి, స్వీట్ తినేసి ఇంకా రిలాక్స్ అయిపోతాం గదా! మా అత్తగారేంటంటే ఇప్పుడు టపాకాయలు కాల్చుకొచ్చి అంతా అయిపోయిన తరువాత మళ్ళీ ఇల్లు క్లీన్ జేయాలంట. ఆ! అంటే ఈ, ఈ ఊడ్చి, తుడిచి. ఎందుకంటే నెక్స్ట్ అమావాస్య ఒస్తుంది. ఆ అమావాస్య రోజంట లక్ష్మీదేవి పూజ కంపల్సరీ వాళ్ళకి. ఎప్పుడం
అవును. ఆహాహా! ఆహాహాహా! ఆ! అమావాస్య ముందు రోజు ధన్ త్రయోదశి ఏదో ఒస్తది, దంతెర ఓకే.
హ్మ్. అవును. అది ఎట్లా అంటే పూజ 12కి రాత్రి 12కి చేయాలి. వన్ నాట్ ఆహ్, 108 కాయిన్స్ ఉంటాయి. రూపాయి బిళ్ళలుంటాయి చూసారా!
ఆ! ఓకే. ఓకే. అవునండి.
ఆ! అట్లా ఒక్కొక్క రూపాయితో ఒక్కొక్క లలితా సహస్రనామం. అట్లా, అలా 108.
అన్ని మత్ ఆహ్, 108 స్ అలు నామాలు చదవాలి.